ఆ! మొత్తం ఫేకేనండి. ఆన్‌లైన్ అంతా యూట్యూబ్ అయితే మరీ దారుణంగా ఉంటది. ఫేక్. ఫేక్. ఫేకే.
అయితే ఈ ఆన్‌లై‌నే, గాకుండా ఇప్పుడేంటంటే న్యూస్‌లో గూడా ఎలా అంటే ఆహ్, ఇప్పుడు ఆన్‌లై‌న్‌లో న్యూసెస్ ఉంటాయి గదా! న్యూస్ చానెల్స్ ఇట్లా అవి. అట్‌లీస్ట్ సరే, ఇదంతా సోషల్ మీడియాలో అంతా ఫేకుందిరా బాబు! అనేసి న్యూస్ జూద్దామన్నా గూడా కొన్ని, కొన్ని చానెల్స్ ఏంటంటే, అక్కడ జరిగేది వేరుంటది. వీళ్ళు చెప్పేది వేరే ఉంటది. ఈ అసలు వాళ్ళ న్యూస్ రెప్యుటేషన్ కోసమో తెలీదు, లేదంటే వాళ్ళ మనీ రావడం కోసమో తెలీదు. అసలు దేని కోసమో దెలీదు గూడా అవి గూడా ఫేక్ జరుగుతుంది ఇప్పుడు.
అవునండి. హ్మ్. ఆక్సొదేరే అదే గదండీ! మనం బాధపడాల్సిందదే. ఏంటంటే, ఈళ్ళకి ఎందుకింత చేస్తున్నారో అర్థం గావట్లేదు. దారుణంగా డబ్బుల కోసం ఏమో ఇష్టం వచ్చినట్టు ఫేక్ న్యూస్‌లు పెట్టేది. వాళ్ళ అవతల ఫ్యామిలీలు బాధపడుతున్నాయా లేదా, మనం బాధపడుతున్నామా ఇవన్నీ వాళ్ళకనవసరం. వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ జేస్తున్నారంతే. వరస్ట్ గాన అయితే కొన్ని
హ్మ్. హ్మ్. హ్మ్. అనూష్ వాళ్ళక్కావాల్సింది మనీ.
ఆ! అంతే మనకి ఇంకోటుంటదండి. ఇంకొక డిఫరెంట్‌ది ఏటంటే, ఒక మెసేజొస్తది. ఇది గానీ క్లిక్ చేసుకుంటే మీకు అరవై‌ల ఎటి 60,000 మీ అకౌంట్‌లో పడిపోద్ది ఇమ్మీడియేట్‌గా ప్రీ అప్రూవల్ లోన్ అని. ఎవడు ఎవడిచ్చేస్తాడు, ఎవడికిచ్చేస్తాడండి. <chuckles>
హ్మ్. హ్మ్. ఆ! <chuckles> ఫైబర్ <giggles> ఎవన లింక్స్ అనేవొస్తే కొంచెం అయితే నిజంగానే జాగ్రత్తగుండాలండి అవన్నీ సైబర్ క్రిమినల్స్ అవి జేసే పన్నాగం. <chuckles>
నిజంగా మనకేంటంటే, ఫస్టు అహా! అ అలా కాదండి ఇప్పుడు మంచి కంపెనీలు కూడా, ఇప్పుడు కొన్ని మీరు చెప్పినట్టు ఫేకూంటాయి. అవేంటంటే లింక్ ఓపెన్ చేస్తే మన సమాచారం వెళ్ళిపోవడం అదే. ఉ కొన్ని మంచి కంపెనీలు కూడా ఏంటనుకుంటున్నారు, బయట క్యాప్షన్ పెట్టడం ఏం పెడతారంటే, మీకు ప్రీ అప్రూవడ్ లోన్ ఏర్ప వచ్చేసింది. మీరు మీకోక 1,00,000 రూపాయలొచ్చేసాయి మీ ఆహ్, అర్జెంట్‌గా క్లెయిమ్ చేసుకోండి అనొస్తది. మనం ఓపెన్ చేసి చూస్తే అప్పుడు మన ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఆడడుగుతాడు ఇంకా. అంటే మనకే లోన్ రాలే. ఆ! వీడు మనల్ని ఎంటర్ చేయడానికి చూస్తున్నాడు.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఆ! అప్పుడు స్టార్ట్ అవుతదిక. <chuckles> తెల్లార్లు. అవును. నిజంగా. అసలు ఆహ్, అప్పుడు మనం క్లిక్ చేయగానే వాళ్ళకి గావాల్సిందేందో అప్పుడు అర్థమయితదనమాట మనకి. <chuckles>
నెస్ట్ ఆ! ఇంకోటుంటది. అప్ టు 50% డిస్కౌంట్. అప్ టు అనెడతాడాడు తెలివి తేటలగా. హ్మ్, అప్ టు అని బెడతాడు. పెట్టిన తర్వాత మనం ఆ షాప్‌కేం చేస్తాం న్యూస్‌లో చూసేస్తాం, ఇన్‌స్టా‌లోనో ఎక్కడో, ఆహా! అప్ టు 50% డిస్కౌంట్ అట సూపరు అదిదని పరిగెట్టి, పరిగెట్టి ఆ షోకెళ్ళిపోతాం. ఎళ్ళిపోయిన తర్వాత అక్కడడేం చెప్తాడో తెలుసా, అప్ టు 50 అండి. ఇగో 50% ఒక రెండు ఉన్నాయి ఒక ముష్టి డ్రెస్‌లో రెండుంటాయి ఓ మూలన అగో ఆ రెండె ఫిఫ్టీ పర్సెంట్ ఈ మిగిలినవన్నీ టొన్ టెన్ పర్సెంటేనండి డిస్కౌంటు అంటే వాళ్ళు ఏం చేస్తారండి ఒక ఫ్
హుహు. ఆ! ఇదొకటి. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. <chuckles> ఓకె. నిజంగా. హ్మ్. అంటే ఇవిలా బెడతారండి. ఇలా అంటారు గదిప్పుడూ ఆహ్, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు డిస్కౌంట్స్ ఇస్తాం అనేసి ఆహ్, అది ఎలా అది ఎట్లయిన 500 షర్టే కానీ, దానికి 1000 రూపాయలుగా పెంచేసి ఆ! 50% డిస్కౌంట్ అని రూ. 500 మళ్ళీ ఎగ్జాక్ట్ రె ఆ ఎగ్జాక్ట్ రేటే బెట్టేస్తారు.